ఆ! అది. ఆ నమ్మకంతో నువ్వక్కడ అప్లై చేసుకొని, ఒక ధైర్యంగా వెళ్ళావు. అది. నువ్వేసుకున్నప్పుడు ఎలాంటి దుస్తులు నువ్వు వేసుకున్నావు? ఎలాంటివి డ్రెస్ కోడ్ ఎలా ఉంది?
హ్మ్. వెళ్ళొచ్చు అది తప్పకుండా. దుస్తులనేవి ఎన్ ఆహ్, ఎన్ని టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా గూడా, ఇవన్నీ లేకపోతే కాన్ఫిడెన్స్ అంతా దిగదుడిపే అయిపోతది. ఒక ముందు రోజే కారణమవుతాయి. అవును. మనకి ఏ దుస్తులు వేసుకుంటే, చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటామో మన మీద నమ్మకంగా మన మీద మనకే నమ్మకంగా ఉంటుందో, అట్లాంటి దుస్తుల్ని ముందే ముందు రోజు ఆహ్, ముందు రోజే ఇంటర్వ్యూకి ముందు రోజే ఐరన్ జేసి పెట్టుకొని, అన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి. ఉ దుస్తులే గానీ, దానికి మ్యాచింగ్ ఒక బ్రేస్లెటో, చెవి కమ్మలో అన్నీ చెప్పుల దగ్గర నుండి ఆ! డీసెంట్‌గా ఉండేటట్టు. చెప్పుల దగ్గర నుండి నెత్తికి పెట్టుకునే రబ్బర్ బ్యాండు, క్లిప్పులు వరకు అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే, తీసుకొని ఆహ్, పొద్దున్న ఎళ్ళేటప్పుడు ఏ హడావిడి లేకుండా ఇంటర్వ్యూకి తగినట్టుగా కొంచెం ఈజీగా వెళ్ళేటట్టు ప్రశాంతంగా వెళ్ళేటట్టుగా ఉంటది. అంతేకాకుండా అక్కడ
అవును. <chuckles> పోతుంది. అంతే కదా! మనం దుస్తులు కూడా ఒకా సరైనవెంచుకోవాలి అంటావు. ఆ! అది. ఆ! అది. అది. చక్కగా అన్నీ ర్ ఆ! ఆ! అది. ఆ! అది. అది. సింపుల్‌గా డీసెంట్‌గా ఉండేటట్టు. ఆహా! చెప్పులు. ఆ! ఆ! అన్నీ జాగ్రత్తలు తీసుకుంటావు నువ్వు. ప్రతి చిన్న విషయం కూడాను. ఆ! ప్రశాంతంగా వెళ్ళేటట్టు చూసుకుంటావు. అదే కాకుండా, ఈ ఈ టైం అది ఎలా మేనేజ్ చేస్తావు? ఈ టైంకేలా ఉంటావు నువ్వక్కడ? ఆ!
ఇప్పుడు ఇంటర్వ్యూ అక్కడ 10:00కి ఉంది. నాకిక్కడి నుండి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఒక గంట సేపు పడుతుంది అనంటే, తొమ్మిదింటికెళ్తే కరెక్ట్‌గా 10:00కి వెళ్తాం. అట్లని చెప్పి 10:00కి అక్కడ ఉండలేం కదా! ఒక కనీసం అర్ధగంట ఆ! మధ్యలో ట్రాఫికు ఇవన్నీ కూడా కాలిక్యులేట్ జేసుకోవాలి. కనీసం ఒక అర్ధగంట ఆ! ఒక ఆ ట్రాఫిక్ కాలిక్యులేట్ చేసుకున్న తర్వాత గూడా, ఒక అర్ధగంట గంట ముందే ఇంటర్వ్యూ ఆహ్, లొకేషన్‌లో ఉంటే తప్పేం లేదు. అక్కడికి వెళ్ళి పక్కనే ఒక జ్యూస్ షాప్‌లో జ్యూస్ తాగడము. కొబ్బరిబొండ తాగడము అవన్నీ చేయొచ్చు.
ఆ! ఆ! అది. <chuckles> అవును. అక్కడ అటు, ఇటు అవ్వచ్చు కదా! ఆ! అవన్నీ లెక్కలేసుకోవాలి. లెక్కేసుకుంటే ఆ! అవును. అంతే. అంతే కదా! ఆ! ఆ! ఆ! అప్పుడేంటంటే, ప్రశాంతంగా వెళ్ళొచ్చు లోపలికి. అమ్మో! టైమ్ అయిపోయింది. అమ్మో! టైమ్ ఆ! ఆ! అది. ఎందుకంటే అది కూడా కరెక్టే. అక్కడ నీ బా ఎలా ఆహభావాలు ఎలా ఉంటాయి. బాడీ లాంగ్వేజు, అది నువ్వు ఎలాగా వ్యవహరిస్తావు? అవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటావా, నువ్వు ముందు?
ఆ! ప్రశాంతంగా వెళ్ళొచ్చు. నిర్మలంగా నవ్వుతూ మంచిగా ఇంటర్వ్యూ అటెండ్ చేయొచ్చు. ప్రశాంతంగా రావొచ్చు. అప్పుడైతే కొంచెం టెన్షన్‌గానే ఉంటది ఇంటర్వ్యూ. అవును చేసుకుంటే. ఇంటర్వ్యూ సమయంలో ఎంత పర్ఫెక్ట్‌గా వెళ్ళినా గూడా, ఎంత కాన్ఫిడెంట్‌గా వెళ్ళినా గూడా, కొంచెం టెన్షన్‌గానే ఉంటది. అందుకే ఒక అర్ధగంట తప్పకుండా ఉంటది. ఒక అర్ధగంట ముందు వెళ్తాం కాబట్టి, హడావిడి లేకుంచే లేకుండా ఒక 10 నిమిషాలన్నా కాసేపు అలా కళ్ళు మూసుకోనో, లేకపోతే కాసేపు అలా మంచి నీళ్ళు తాగో అట్లా రిలాక్స్‌గా కూర్చోవచ్చు. హ్మ్.
ఆ! అవును. నెర్వస్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అది. ఆ! ఆ! అది. మంచి నీళ్ళు తాగి, కా అది. చక్కగా ఆరాంగా కొంచెం సేపు ఉండాలని అంటావు అక్కడ కొంచెం. అది. ఆ!
అవును. తప్పకుండా. అది మాత్రం అవసరం. అందుకనే టై‌మ్‌కి వెళ్ళడం అనేది మానుకోవాలి. టై‌మ్‌కి ఎప్పుడు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళకూడదు. టై‌మ్‌కి కంటే ముందుగానే వెళ్ళడం ఎంతో మంచిది.
ఆ! ఆద్ ముందు వెళ్ళిపోవాలి. టైమ్‌కి ముందే వెళ్ళిపోవాలి.

ఆ! అది. ఇప్పుడు అక్కడ వెళ్తున్నప్పుడు అక్కడ ఎలాగా వ్యవహరిస్తావు? అప్పుడు ముందు కూర్చుంటావక్కడ, అప్పుడు ఎలాంటి నువ్వు ఎలాగా ఫీలవుతావు? నువ్వు ఎలాగా వ్యవహరిస్
హ్మ్. కూర్చున్న తర్వాత నేను సె ఫస్ట్ నా డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అని చూసుకుంటా. చెక్ చేసుకుంటాను. ఆహ్, నా బ్యాగు, వాటర్ బాటిలు అవన్నీ పక్కనే పెట్టుకుంటాను. తర్వాత నా పక్కన వాళ్ళతో మాట్లాడతా. వాళ్ళెక్కడి నుండొచ్చారు, ఈ నా తోటి ఇంటర్వ్యూకొచ్చిన వాళ్ళుంటారు కదా! వాళ్ళతో మాట్లాడతా. వాళ్ళూ అయ్
మళ్ళీ చెక్ చేసుకుంటావు ఓ సారి. ఆ! ఆ! ఆ! అది. అది. అవునవును. నువ్వు ముందే వెళ్ళిపోతావు కనక ఇవన్నీ అవకాస ఇవన్నీ ఉంటుంది. అది చాన్స్ ఆ!
ఆ! అవును. ముంద్ తర్వాత ఆ అవకాశం ఉంటదో, లేదో వాళ్ళతో మాట్లాడడానికి, అందుకని ముందే వాళ్ళతో మాట్లాడితే తర్వాత ఏదైనా ఇంటర్‌వ్యూలున్నా గూడా, వాళ్ళు గూడా ఇన్ మనతో పాటే ఇంటర్‌వ్యూకొచ్చారంటే ఇంటర్ ఉద్యోగం కోసం చూస్తూ ఉండొచ్చు కదా! అందువల్ల ఇంకేమన్నా ఇంటర్‌వ్యూలుంటాయేమో, అన్నట్టుగా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకోడము. వాళ్ళతో కలిసి
అంతే కదా! అది. ఆ! అది కూడా నీకు చాలా అవును. అవును. <chuckles> ఆ! అది. సో, అలా కూడా నీకది ఎంతో చ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఉపయోగపడుతుంది నిజంగాను. చాలా బావుంది ఇది. ఆ! అది. సు ఆ! <clears throat>
ఉపయోగబడుతుంది. అవును తప్పకుండా, తప్పకుండా. అంతేగాకుండా ఇప్పుడు ఆహ్, ఉ ఇంటర్‌వ్యూకి వెళ్ళినప్పుడు. సాలరీ గురించి మాత్రం అడగకూడదు. నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే సాలరీ అనేది అవును. స్ ఆ! అంటే ఇంటర్‌వ్యూ లోపలికెళ్ళిపోయిన తర్వాత, హెచ్‌ఆర్ వాళ్ళతో, డిపార్ట్‌మెంట్ వాళ్ళతో కానీ, సాలరీ మాత్రం చర్చలు చేయాల్సిన అవసరం లేదు. అంటే నాకు ముందే ఎక్స్‌పీరియన్సుంటే అది వేరే విషయం. నేను ఫ్రెషర్‌గా వెళ్ళి జాయిన్ అయితున్నప్పుడు, నా వర్క్ చూడండి ఫస్ట్. నా వర్క్ చూడండి. వర్క్‌ని బట్టి మీ కంపెనీ ఆ! డిసైడ్ చేసుకోండి. ఆహ్, ఈ కంపెనీ నియమాలను బట్టి, ఈ సాలరీ ఏదైనా గూడా నాకు ఓకే అన్న. కంపెనీ నియమాలు అని ముందు పెడుతున్నప్పుడు. వాళ్ళకె అర్థమైపోతది. తక్కువ ఇయ్యగూడదు తినకి అన్నట్టుగా ఎక్కువ ఇయ్యగూడదు. ఈ ఎంతవరకు కంపెనీ నియమాలకి తగినట్టుగా ఉంటుందో అంతవరకే ఇవ్వాలి అనేది వాళ్ళకి గూడా అర్థమైపోతది.
ఆ! ఆ! అది. పర్సనల్ ఎవరి పర్సనల్ వాళ్ళకుంటుందంటావా? ఆ! ఆహాహా! లోపల కూడాను. ఆ! అది. అవును. అది. ఆ పని విధానాన్ని చూసి అప్పుడు దాన్ని బట్టి ఇస్తారు. కంపెనీ ఆహాహా! అది. అది. ఆ! అది. ఇది చాలా బావుంది ఇది పద్ధతి. అవును. అది. ఆహాహా! ఆ! వాళ్ళకి కూడా మంచి